హ్మ్. గవ్వలు. గోధుమ పిండితో గవ్వలు చేస్తది మాయమ్మ. అంటే ఎలా అంటే, స్వీటు, స్వీటే. స్వీటు చేయొచ్చు, హాటు చేయొచ్చు. అది మొత్తం ప్రాసెసంతా ఒకటే అన్నమాట. చక్కగా గోధుమ పిండిని మనకు కావాల్సిన షేప్స్‌లో చేసుకోవచ్చు. మాయమ్మ బొటనివేలితో నొక్కేస్తదన్నమాట పిండి ముద్దని. చిన్న చిన్న గోలీలు చేసుకొని, బొటనివేలితో నొక్కేస్తది. హ్మ్. ఈసీగా వచ్చేస్తది. అలవాటు కదా! అమ్మకి, ఈసీగా చేసేసిద్ది. అవి మనం ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకి కారం కావాలనుకోండి హాట్ లాగా కారం వేసుకోవడమే. స్వీట్ కావాలంటే చక్కగా పాకంలో వేసుకోవాలి. మన ఇష్టం, పంచదార పాకం గాని, బెల్లం పాకం గాని. మా అమ్మ స్పెషలేంటి అంటే తాటి బెల్లం తీసుకునేదన్నమాట. నల్లగా ఉంటది బెల్లము. అసలెంత బాగుంటదంటే, ఆ స్వీటు కరెక్ట్‌గా ఉంటది. అటు ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. కరెక్ట్‌గా కొలత తీసుకొని, ఆ స్వీటు గవ్వలు అంటే నాకు మాత్రం ఎక్కడికెళ్లినా నేను గుర్తుంచుకొని తీసుకెళ్లలేదన్నమాట. "అమ్మ, ఇవ్వమా? చెయ్యమ్మా?" అని గోల చేసి మరి తీసుకెళ్లే
హ్మ్. అంటే స్వీటా లేకపోతే హాటా అది? ఆ! స్వీటు. హ్మ్. ఆ! ఓహో! ఆ! నిజంగా గవ్వలెక్క వచ్చేస్తాదయితే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఆహా! ఆ! ఆ! నల్లగా ఉంటదా? ఆ! హ్మ్. ఆ! ఆహా! ఆ! హ్మ్. అది యెట్లా ఎలా పాకం ఆహ్, మాములుగా గవ్వలు వేయించిన తర్వత పాకం పెడతారా బెల్లం పాకం? లేకపోతే ఆ బెల్లాన్ని కరిగించి ఆహ్, ఆ పిండిలోనే కలిపేస్తారా?
ఆ! పక్కన హ్మ్. ఆహా! పిండిలో కలపదు మా అమ్మయితే. ఫస్ట్ గవ్వలని వేపేస్తది. ఆ గవ్వలని వేపిన తర్వాత, కొంచెం ఆయిలంతా పేపరు పీల్చుకునేలాగా పేపరులోనో, క్లాతులోనో వేస్తది. ఆ తర్వాత పాకంలో వేస్తదన్నమాట. పాకం ఒక పక్కన పెట్టేసుకుంటది. కొంచెం తీగ పాకం రాగానే, బాగా ముద్ద అవ్వగూడదు, లైట్‌గా పాకం ఉన్నప్పుడు వేసేస్తది. అప్పుడు చక్కగా గోధుమ పిండికి ఉన్న ఆ రసకులన్నీ లాగేసుకుంటాయన్నమాట. ఆ గోధుమ ముక్కలన్నీ పాకాన్ని లాగేసుకుంటాయి. అసలు ఒక్కసారి తింటే వదలరు, తెలుసా? అంత బాగుంటాయి.
హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. హ్మ్. ఓహ్! ఓహోహో! ఆ! ఆ! <giggles> ఆహ్, ఓకే, ఓకే. చాలా చక్కగా వివరించారండి. మీ ఇంటి వంట జ్ఞాపకాలు, వేరేగా మీరు బయటికి వెళ్లినప్పుడు ఎలా మిస్సయ్యారు? ఎలా చేసుకున్నారు? ఆ మిస్సింగ్ నుంచి ఎలా బయటపడ్డారనేవి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. <chuckles> ధన్యవాదాలండి.

అవును. అప్పుడు కూడా మా వాళ్లేంటో తెలుసా? హ్మ్. హ్మ్. మా వాళ్ళు
అయితే ఇ అయితే ఇప్పుడెప్పుడైనా ఆ! అయితే ఇప్పుడు, ఎప్పుడైనా మీకు హోస్టలులో ఉన్నప్పుడు అనిపిచ్చిందా బాగా బాధేసిందా? నేను ఇంటి ఫుడ్ మిస్ అయితున్నా నాకు ఇప్పుడు ఎట్లైనా ఇంటికెళ్లి తినాలి అన్నంత బాధ ఎప్పుడైనా కలిగిందా?
హ్మ్. మా ఫ్రెండ్‌కి ఒకసారేంటంటే వాళ్ళ మమ్మీ ఊరు నుంచి వస్తా తనకిష్టమైన కజ్జికాయలు, ఆ! చక్కరాలు అవి తీసుకొనొచ్చింది అన్నమాట. తనకి ఇష్టమైన బిర్యానీ వండుకొని. అంటే వాళ్ళకి వొ అప్పుడే వస్తున్నారు కదా. ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. సో, ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంటే ఆ స్మెల్లుందండి. ఆ వాసనకి నాకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ బిర్యానీ చేసేయమ్మ. అలా అని అనడగాలనిపించింది. కానీ ఏం చేస్తాం. ఇప్పుడు ఫ్రెండ్ ఎంత ఫ్రెండైనా ఒక 2 స్పూన్లు తింటాము. డబ్బా మొత్తం తినలేము కదా!
హ్మ్. హ్మ్. ఆ! ఆ! అ అవును. అవును హ్మ్. ఆ! హ్మ్. మీ ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిచ్చింది. ఆ! ఆ! ఆ! డబ్బా మొత్తం తినలేరు కదా! ఆ! <giggles> ఓకే.
<giggles> అసలింకా అప్పుడు బాగా ఏడ్చేసాను కూడా. మా వార్డెన్ అయితే నవ్వేది. "ఏంటి బిర్యానీ కోసం ఏడుస్తున్నావా ఊరుకో నెక్స్ట్ వీక్ పంపిస్తాలే" అలా అనేది. అస్సలు పంపించేవాళ్ళు కాదు. <smacks lips> ఏంటో?
హ్మ్. హ్మ్. <laughs> ఆ! <chuckles> ఆ! ఇట్లా పండగలొచ్చినప్పుడు ఒక్కోసారి ఇంటికి వెళ్ళాల్సిన <smacks lips> ఆ సందర్భం వచ్చోడకపోవచ్చు కాలేజీ వల్లనో ఏ తప్పకుండా ఉండిపోవాల్సిన సందర్భం ఉంటది. అ అనిపిచ్చేదా? ఈ పండక్కి మంచిగా ఊర్లో ఉండుంటే. ఇవన్నీ వండుకొని తినేవాళ్ళం కదా! నేను కూడా తినేదాన్ని కదా! తృప్తిగా కడుపు నిండా అని అనిపిచ్చిందా? ఏదైనా పండక్కి వెళ్ళలేని సందర్భం అయిందా?
హ్మ్. అవును. ఆ! హ్మ్. దసరాకి ఏంటంటే మా అమ్మ ఆహ్, 9 రోజులు కూడా ఇంట్లో బాగా పూజ చేస్తది. అంటే నాన్ వెజ్ తినంగానీ. 9 రోజులు రోజుకి 9 రకాల ప్రసాదాలు చేస్తదన్నమాట. దేవుడికి ఏంటి అంటే. ఎన్ని రకాలు ఆ 9 రకాల్లో కూడా భలే భలే జీడిపప్పులు, కిస్‌మిస్లు ఆ నెయ్యితో వేసేదంతా వేపి. అసలేంత బావుంటాయో ఫస్ట్ టైమ్ నేను ఎప్పుడు దసరాకి ఇంట్లోనే ఉంటా. ఎంత ఇదైనా ఇంపార్టెంటు ఉంటాను అన్నమాట. చక్కగా పూజ చేసుకోవచ్చు అన్ని రకాలు తినేయొచ్చు అని. అప్పుడు ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్‌ని వదులుకోవడానికి చాన్స్ లేదు నాకు. హ్మ్. అవును. అది మెయిన్ ఎగ్జామ్స్ ఇంక అది నేను స్కిప్ చేశాను అంటే నాకు వేస్ట్ అయిపోతుంది కదా! చదివిందంతా. ఇక నేను ధైర్యం చేయలేకపోయా కానీ ఆ 9 రోజులు కూడా ఎగ్జామ్ రాస్తున్నంత సేపు కూడా. ఇవాళ ఏం చేసిందో వెరైటీగా అమ్మ. ఆ 9 రకాలలో రోజు కొన్ని కామనుంటాయి. ఏదో ఒక్కటి మాత్రం స్పెషల్‌గా చేస్తది. భలే చేస్తదండి మా అమ్మ. కానీ అది ఎన్న మిస్ అయిపోయాను అంటే. <smacks lips> చెప్పలేను ఇంకా. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా గుర్తొచ్చేది నాకు. ఏ ప్రసాదమో ఏంటో! ఎంత నెయ్యి ఎసిందో ఎంటో. నెయ్యంతా అయిపోతుందేమో ఇంట్లో అట్లా అనుకునేదాన్ని.
హ్మ్. హ్మ్. ఓహోహో! ఆ! హ్మ్. ఆ! ఆ! ఓహ్! అది. హ్మ్. ఓహ్! ఎగ్జామ్స్ వల్ల వెళ్ళలేక పోయిండ్రు. హ్మ్. హ్మ్. అవును. హుహు. <laughs> అవును. హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఆ! <laughs> ఆహా! ఓకే. అయితే ఎప్పుడైనా ఆహ్, మీరు మీ అమ్మగారిని అడిగి రెసిపీ కనుక్కొని వండిన సందర్భాలున్నాయా?
హ్మ్. ఉన్నాయి. ఎప్పుడంటే హోస్టలకి కొన్ని కొన్ని సార్లు మాకు హాలిడే ఉంటుంది. కాలేజీ‌కి హోస్టలు లోనే ఉండాల్సొస్తుంది. ఇంక అప్పుడు ఏం చేస్తానంటే అమ్మకి వాయిస్ మెసేజ్ పెడతా.
హ్మ్. హ్మ్. ఓహ్! హోస్టలులో అలవుడా? ఆ కుకింగ్ అంతా అలోవ్‌డా
హ్మ్. హోస్టలులో రూమ్‌ లోనే ఉంచాలి. రూమ్ ఆ! రూమ్‌లోనే ఉంచాలి ఫోన్స్ గాని ఫుడ్ గాని ఏదన్నా ఆహ్, క్లాస్ రూమ్‌లోకి తీసుకురాకూడదు.
అ! హ్మ్.